హుహుహుహు. అయితే మీరు స్కూల్ చేంజయిపోయారు మొత్తానికి.
సో, ఇంకాక్ ఆ! అక్కడ ఇంక నాకు మరీ ఇంకయి ఇంకా వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవాలంట. అంటే, ఇప్పుడికి అంటే, రీసెంట్‌గా మనకి సోషల్ మీడియా ఒచ్చింది గదండీ! ఇన్‌స్టాగ్రాము. వాటిల్లో నాతో రీసెంట్‌గా కొంతమంది కాంటాక్ట్ అయ్యారండి. మనం చిన్నప్పుడు స్నేహితులము
హ్మ్. హ్మ్. అవునండి. <sucks teeth> ఓకే. ఓకే. పాత అల్యూ ఓకే. ఓకే. ఆ! అల్యూమినియ అనమాట మొత్తం.
ఆ! మన ఆ! అలాగ, అలాంటిదండి. అంటే అందరూ అని గాదు, కొంతమంది నన్ను గుర్తుబట్టినోళ్ళు, నన్నిప్పడికీ ఆ పోలికలు నాతో, పెద్దయ్యాక మనకు పోలికలు మారుతుంటాయి గదండీ!
హుహు. హుహుహు. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్.
కానీ, వాళ్ళకి ఆ చిన్నతనం పోలికలట్టే గుర్తుండి, నేన్నీ చిన్నప్పుడు స్నేహితుడిని, నీకు గుర్తుందా? ఇలా పరిచయం జేసుకొని, అంటే నాకైతే నిజంగా గుర్తులేదండి. నేను మర్చిపోయాను పూర్తిగా.
హుహు. ఓకే. ఓకే. ఆ!
అందులోనూ నాకొక సమస్యేందంటే, నేను పూర్తిగా మనుషుల పేర్లు గుర్తుబెట్టుకోవడం గాని, లేదా ఈ మొఖాలు, ఈటిల్ని ఎక్కువ రోజులు గుర్తుబెట్టుకోలేనండి. నాకు వాళ్ళు నా డైలీ రొటీన్‌లో ఉంటేనే, నేను గుర్తుబెట్టుకుంటాను. లేదంటే టియ పూర్తిగా మర్చిపోతాను వాళ్ళని.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంతేలేండి ఇంకా. అయి మనది తోడున్న వాళ్ళ గురించే మనం గుర్తుబెట్టుకుంటాం గానీ, ఎళ్ళిపోయే వాళ్ళ గురించి అంటే, గుర్తుబెట్టుకో అంటే గుర్తుబెట్టుకోలేమండి. అంతే ఇంకా. కరెక్టే. అయి
అది నాకు అంటే, నాకైతే తెలీదండి. అది నాకేమన్నా సమస్య? లేపోతే, నేనొక్కడినే ఇలా ఉంటానా? అంటే, నాకు చాలా కష్టమండి. ఇప్పుడు నాతో ఎవరన్నా మాట్లాడినా గూడా ఒక 2 రోజులు మాట్లాడి, మూడో రోజు గనిపిస్తే, మీతో మాట్లాడినట్టే ఉంది గానీ, మీ పేరు గుర్తులేదండి. నన్ను క్షమించండి. నాకు మీతో మాట్లాడానని జెప్పి నాకర్థం అవుతుంది. కానీ మీ పేరు గాని, లేదా ఎప్పుడు మాట్లాడావు? ఇలాంటివి కొన్ని, కొన్ని మర్చిపోతుంటానండి.
<giggles> లేదు. హుహు. ఓకే. ఓకే. హ్మ్. అంతేలేండి. అప్పుడప్పుడు అవుతా ఉంటది. ఇంక మానవ సహజ స్వభావం, గుణం, అనుకోవచ్చనమాట మనం జెప్పాలంటే. అయితే అండి మీరు స్కూల్‌కి మొత్తానికైతే ఎళ్ళేవారు అంతా బావుండి. కానీ మీరు తీసుకెళ్ళే టిఫిను, లంచ్, ఏం తీసుకెళ్ళేవారు? స్నాక్స్ ఏం తీసుకెళ్ళేవారు? అది మీరొక్కరే తినేవారా? లేకపోతే పక్కన వాళ్ళతో పంచుకునేవారా?
నాకైతే నా క్యారేజ్‌లో ఎప్పుడూ గూడా బాగా ఎక్కువ ఫుడ్డు బెట్టేదండి. ఎందుకంటే, మనం చిన్నపిల్లలం గాబట్టి, ఎక్కువ దింటాం అని జెప్పి, ఎక్కువ బెట్టేది గదండీ! ఇంక నాతో పాటు మా తోటి స్నేహితులు, స్నేహితీమనులకి అందరికి గూడా వాళ్ళు పేరెంట్స్ కూడా అలాగే బెడితేవాళ్ళండి. మేమంతా ఏం జేసేవాళ్ళమండి, మేము అంత తినలేము గాబట్టి, ముందైతే క్యారేజ్‌లు చూపిచ్చుకుంటాం. అరె, నువ్వేం దెచ్చావు? "అరె నేను ఈ రోజు ఆహ్, సమ్‌థింగ్ ఫుడ్డు దెచ్చాను" ఒకడేమో నాన్‌వెజ్ దెచ్చుంటాడు. మరొకరేందంటే, ఈ అప్పుడప్పుడే అంటే ఈ మ్యాగీ ఈ ఫుడ్ ఇండస్ట్రీ‌లోకి రావడమండి అప్పుట్లో.
హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హుహు. <sucks teeth> ఓకే, మ్యాగీ. ఓకే. ఓకే. నూడిల్స్ అనమాట.
ఆ! నూడిల్స్ అని జెప్పి. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు, ఆహ్, వాటిల్ని గాని ప్రిపేర్ జేసి ఆఫ్టర్‌నూన్ ఫుడ్డుగా చేయడం. అలాంటి ఫుడ్లు ఎవరన్నా దెస్తే, అరె ఈడేందో కొత్తగా దెచ్చాడురా నూడిల్స్ అంట. ఇదేందో మ్యాగీ అంట. అంటే వాడి దగ్గర పంచుకొని అందరం కలిసికట్టుగా గూర్చొని పంచుకొని దింటూ
హుహు. హుహు. హుహు. హ్మ్. ఓకే. ఓకే.
ఇలా జేసేవాళ్ళమండి.
ఓకే. మొత్తానికైతే కలిసికట్టుగా అప్పడికప్పుడు ఫ్రెండ్స్‌ని జేసేసుకొని మొత్తానికైతే బా తినేసేవారనమాట. అంతేలేండి సోషలైజ్ అవ్వాలి. కొత్త స్నేహితుల్ని పరిచయం జేసుకోవాలి, వాళ్ళతోని మాట్లాడాలి. అయితే అండి మొత్తానికి మీరు బ్రైట్ స్టూడెంట్సా? ఫస్ట్ స్టూఫూ స్టూడెంటా? ఫస్ట్ బెంచరా? లాస్ట్ బెంచరా? ఎలాంటి స్టూడెంట్ మీరు అప్పుడు?

ఓకే. ఓకే. అవునండి. అవునండి. అర్థమైంది.
అంటే మెయిను స్కూలుకి వెళ్ళడం కన్నా ముందొక బేసిక్‌గా ఒక అలవాటు కోసమిది.
హ్మ్. అవునండి. అవును. సోషలైజవ్వాలి పిల్లలు. బయట ఎన్వైర్‌మెంట్ తెలియాలి అన్నట్టు. అవునండి.
ఆ! మిగిలి మిగిలిన పిల్లలతో కలవగలరా? లేదా? ఉండగలరా? లేదా? అన్న అలవాటు కోసం ఉన్నట్లండి. అ అక్కడ గూడా నాకు బాగానే గుర్తండి. నన్ను ఎప్పుడూ గూడా మా అమ్మ నన్ను వదిలి ఇంటికెళ్ళేదే గాదు. నాతో పాటే ఆ ఉన్న 4 గంటలు, 6 గంటలు ఆమే ఒక పక్కన గూర్చొని. నేను లోపలున్నంత సేపు ఆమె బయటంటూ చూస్తూనే, అలాగ మా అమ్మగారు ఎప్పుడూ నాకు తోడుగానే ఉండేవాళ్ళండి. అది చూసి నాకు ఎప్పుడూ కూడా ఈ ఫస్ట్ టైమ్ స్కూల్కి వెళ్తున్నాను, అనే ఒక అలవాటు గాని, ఒక భయం గాని ఏదీ లేదండి. నా అంటే నేను లోపలుంటే మా అమ్మ బయటే ఉంది గదా! అనే ఒక ధైర్యముండేది నాకు.
హ్మ్. అవునండీ. అవునండి. అవునండి. హుహు. ఓకే. హుహు. హుహు. అబ్బా! హుహుహు. ఓకే. అయితే మరి మీరు ఇట్లా ప్రీ కిండర్‌గార్టెన్ నుంచి కిండర్‌గార్టెన్ లేకపోతే ఫస్ట్ క్లాస్‌కెళ్ళినప్పుడు అయితే అప్పుడైతే అమ్మగారున్నారు. ఇప్పుడైతే మరి ప్రతిసారి అన్ అమ్మగారుండలేరు. అప్పుడు మీకెలా అనిపిచ్చిందప్పుడు? హ్మ్.
అదే అండి. అక్కడి నుండి ఒక 4 ఏళ్లు లేదా ఒక 5 ఏళ్ల మధ్యలో అనుకుంటా అండి. నేను అప్పుడు ఆఫీషియల్‌గా ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రీ కిండర్‌గార్టెన్ బేబీ క్లాస్, ఎల్‌కేజీ, యూకేజీ అంటుంటారు గదండీ.
హుహు. ఆ! అవునండి. అవునండి.
అలా జాయినయ్యానండి. అలా జాయిన్ అయినప్పుడికీ అసలూ ఆ అలవాటుంది గాబట్టి కొద్దిగా పిల్లలతో కలవగనే ఒక స్వభావమనేది ఏర్పడింది నాకు. అంటే పిల్లల మధ్యలో కుచ్చోగలనే గాని, ఎక్కువ సేపు కుచ్చోలేను. అంటే కాసేపటికి మా అమ్మను వెళ్లి చూసే అలవాటొచ్చేసింది నాకు. అమ్ముందా లేదా అన్నట్లు. ఇలాగా ఈ అలవాటొచ్చిందన్నమాట.
హుహు. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఆ! అవునండి. హ్మ్.
కానీ ఇక్కడికి వెళ్ళాక అక్కడేంటంటే నన్ను లోపలికి పంపించేసి ఇంకా వాళ్ళని లోపలికి రానివ్వట్లేదోళ్ళు.
హ్మ్.